ఆ! ఇది‌ ఆహ్, మా మమ్మీ ఇంగ మొత్తం ఏంటంటే, ఫుడ్ ఎక్కువ పెట్టేస్తారనమాట తినడానికి. అంటే కం‌చం ఏంటి ఇంతుంది? <laughs> అనే డైలాగ్ ఉంటుంది కదా! అది. తింటె తరిగిపొద్దిలే అన్నట్టు ఆవిడ ఎక్స్ప్రెషన్ ఉంటది అన్నమాట.
హ్మ్. హుహు. <laughs> రైట్. అదెక్కువ. ఓకే. ఓకే. ఓకే.
అది బాగా ట్రెండ్ అవుతది. ఈ మధ్య వారణాసిలో ఒకటొచ్చింది కుదరదన్నారు అని.
హ్మ్. హ్మ్. కుదరదన్నారు. హ్మ్.
ఆ! అది ఒకటి. ఆహ్, 10‌థ్‌న ట్రిప్‌కెళ్తానన్నాను కుదరదన్నారు. అది ఒకటి. అంటే అది రీసెంట్‌గానే ఎందుకంటే, నేను హెయిర్ కట్ చేపిచ్చుకోవడానికి అడిగితే కుదరదన్నారన్నమాట. అప్పుడు ఈ డైలాగ్‌ది ఇది ఈ డైలాగ్ యేసాము. నిజంగా చాలా సేపు నవ్వుకున్నాం అలాగా. ఈ మీమ్స్ అనేవి, ఈ స్ట్రాంగర్ ఎమోషన్‌ని లైట్‌గా కన్వే చేయడానికి ఉపయోగపడతాయి.
హుహు. <laughs> రైట్. రైట్. ఓకే. <laughs> రైట్. రై చేయటానికి ఫ్రస్ట్రేషన్‌ని బయట పెట్టడానికి.
ఆ! ఫ్రస్ట్రేషన్ అ‌ని కాదు. ఒక స్ ఒక సిట్యుయేషన్‌ని లైటెనప్ చేసేసి ఇంట్లో. ఇప్పుడు నేను ఫుడ్ తీసే ఇప్పుడు మా మమ్మీ ఫుడ్ ఎక్కువ పెట్టినప్పుడు ఫుడ్ తీసేయమ్మ నేను తిన్నంటే అదొక ఆర్గ్యుమెంట్ అయిపోద్ది. మీమ్‌లో చెప్పాను అనుకోండి, కొంచెం ఆవిడకి నవ్వొస్తది నాకు నవ్వొస్తది. ఇప్పుడు ఈ చట్నీ
యాహ్! కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఆ! పని జరుగుతుందా మరి అల్టిమేట్లి?
ఆ! అల్టిమేట్లి పని కొంచెం అటు ఇటుగా అయినా జరుగుతది. అర్థమవుతది. ఆ సిట్యుయేషన్ సీరియస్ సిట్యుయేషన్ అయిపోదు. సో మా మమ్మీ ఇందాకడ కోపంగా చూసారు చట్నీ బాలేదు నేను తినను అంటే. ఇప్పుడు నేను అలా జోక్‌ ఎయం‌గానే ఆవిడ నవ్వేసారు. ఆ సిట్యుయేషన్ సీరియస్ అవ్వకుండా లైటెన్అప్ అయిపోయింది.
ఓకే. హ్మ్. <laughs> <laughs> రైట్. రైట్. బావుందండి. యాహ్! ట్రూ, ట్రూ, ట్రూ. బావుందండి. సరదా చాలా సరదాగా చెప్పారు. మీరు వాడుతున్న మీమ్స్ గురించి, మీమ్స్ గురించి మీ అభిప్రాయం గురించి. ఆహ్, థాంక్ యూ అండి మాతో షేర్ చేసుకున్నందుకు మళ్ళీ ఇంకో సందర్భంలో మాట్లాడదాం.
సో అలా గూడా వాడుకోవచ్చు.